అవును. అంటే ఆహ్, కొన్ని, కొన్ని సాంకేతాలుంటాయండి. అంటే భాషకు బదులుగా కొన్ని, కొన్ని ఆలోచింప జేసి. మనకు తెలుస్తదండి. అంటే ఆహ్, కనెక్ట్ అవ్వడము, మనం మాట్లాడుతున్నప్పుడే తెలిసిపోతుంది, టోన్‌లో తెలిసిపోతుంది. మనం నిజం చెప్తున్నామా? అబద్దం చెప్తున్నామా?
హ్మ్. అవునండి. అవును. అవునండి. మన కొన్ని వర్డ్స్ యూజ్ చేసే విధానంలో కూడా, అలా తెలిసిపోతూ ఉంటుందంటారు.
ఆ! తెలిసిపోతూంటుంది. కొంతమందికి నేనైతే అండి, నేనెక్కడ మాట్లాడినా నేను చాలా తొందరగా కన్వే చేసేస్తాను. నేనసలు తొందరగా ఇంప్రెస్ అయిపోతారని అంటూ ఉంటారండి. మా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారండి, "తిట్టుకుంటూనే మాట్లాడుతావు కానీ, వాళ్ళు అసలు తిడుతున్న ఫీలే అవ్వరే వాళ్ళు. ఒక్క చిన్న డౌట్"
హ్మ్. ఓకె. ఓకె. ఓహో! ఓకె. ఆహా! ఓహో! అది చాలా మంచి టాలెంట్ అండి అలా ఉండడం. అది అందరికి రాదండి!
ఆ! అదే వాళ్ళు మా ఫ్రెండ్స్ గర్ల్స్ కూడా అదే అంటారు. అది వెతకాలంటే అదెవ్వరికుండదసలు నువ్వు ఎంత ఏమన్నా ఆన్సర్
<chuckles> నిజమే అండి. చాలా రేర్ అండి! అలా వాళ్ళు నవ్వుకుంటూనే, మాటల్లోనే, తిట్టడం కూడా కలిసిపోతుంది కదండీ! అవునండి.
అదే, అదే. వాళ్ళు ఫీల్ అవ్వరండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్స్ అదే అంటారు. <chuckles>
అవును. నిజమే అండి. అలాంటి వాళ్ళని మీలా, మీలాంటి వాళ్ళని నేను కూడా ఎదుర్కున్నానండి. నేనేంటంటే, నా ఫేస్‌ లోనే తెలిసిపోతదండి ఏదున్నా గూడా. మీరు నాకు ఫుల్ ఆపోజిట్ అండి అయితే.